అబ్బా! అది అది అరెవ అది స్ట్రాటజీ ఆ! బిజినెస్ స్ట్రాటజీ అనమాట అవన్నీ. అవన్నీ కొంతమందికి తెలీక అవి ప్రమోషన్స్ అని తెలీక వాళ్ళకి కావాలని వాళ్ళకి నచ్చి చేస్తున్నారని కొంతమంది అనుకుని ఎఫెక్ట్ పడతారనమాట. అది వాళ్ళకి బడ్జెట్ ఉన్నా లేకపోయినా బడ్జెట్‌ని మించి కొనడము ఆహ్, అలా కొంచెం వాళ్ళకి వాళ్ళే ఇబ్బందులో పడిపోతారు. అండ్ ఇంకొకటి హ్మ్.
చూసారా? వాళ్ళ స్ట్రాటజీస్ చూసారా? ఆ! స్ట్రాటజీ అంటే అంతే. అంతే కదా! ఆ! అంటే మ వీళ్ళు ఏంటంటే సెలబ్రిటీస్‌లా మనము తయారైపోవాలి. సెలబ్రిటీస్‌లా మనం కూడా డ్రెసింగ్స్ చేసి ఆ మెంటాలిటీ‌లోకి వెళ్ళిపోతారంటారు.
ఆ! అలా ఉంటే పర్లేదు. కానీ వాళ్ళకి స్తోమతని మించి పెట్టడం అనేసి చాలా అది తప్పు. అంటే వాళ్ళ కెరీర్ మీదనే అది ఎఫెక్ట్ పడతది కానీ ఇప్పుడు సెలబ్రిటీస్ కెరీర్ మీద పడదు కదా! ఆహ్, సో
ఆ! వాళ్ళకేంటి? వాళ్ళు వర్క్ చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు ఆ బ్రాండ్ చూపించడానికి కూడా కోట్లల్లో తీసుకుంటారండి. మనోళ్ళు ఏమో రక్తాలు చెందిస్తారు ఇక్కడ.
ఆ! అంతే. అవునవును. తీసుకుంటారు. <laughs> మనోళ్ళు ఏంట
ఇప్పుడు మీ మీకు ఎప్పుడైనా ఆహ్, మనోళ్ళు ఏంటి?
హ్మ్. మనోళ్ళు ఏంటంటే వాళ్ళు నిజంగానే వాళ్ళకి ఇష్టపడి చేస్తున్నారు. వాళ్ళే యూజ్ చేస్తారు. మనం ఎంత? అనుకుని తీసుకుంటారు అన్నమాట. హ్మ్.
మీకు ఒక విషయం తెలుసా? ఈ సెలబ్రిటీస్ కూడా యాడ్స్ కూడా తినంగాళ్ళే ఆహ్ ఫ్రూ ఫ్రూట్స్ యాడ్ ఏదో జ్యూస్ యాడ్ వచ్చింది అనుకోండి. ఆ డ్రింక్ వాళ్ళు తాగరు. ఆ ఫ్రూట్స్ వాళ్ళు తినరు.
హ్మ్. ఆ! వ తాగరు. ఏదో తిన్నట్టు తాగినట్టు‌ చూపిస్తారు అంతే. హ్మ్. అది డైరెక్ట్‌గా, అది ఒక వీడియో కూడా ఒకటి బయటికి వచ్చింది. ఆహ్, బాలీవుడ్ సైడ్ నుంచి ఎవరో మాజా కూల్ డ్రింక్ అనుకుంట అది. అది ద దాని మీద 'ఆలియానా'? ఓకే. మరి ఆ! 'ఆలియానే' అనుకుంటా. అయితే వాళ్ళు తాగినట్టు చూపించారు కదా! మరి ఎవరో తీశారు. జస్ట్ ఆహ్, తాగినట్టు యాక్ట్ చేసేసి మళ్ళీ పక్కకు వచ్చేసి దాన్ని వామిటింగ్ లాగా అలా చేసుకున్నట్టు చూపించారు. అప్పటి నుంచి దా దాన్ని మాజా అనేది అసలు మొత్తానికి డ్రాప్ అయిపోయింది అది కూడా. సో, అలా అది
జస్ట్ మనకే చూపిస్తారు అంతే. అంతే. వాళ్ళు ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తారు. <chuckles> 'అలియా', 'ఆలియా'. హ్మ్. అంతే కదండి. ఇప్పుడు అవి షుగర్ కదా! వాళ్లు తినరు.